యాహ్! యాహ్! చాలా. అసలు చిన్నప్పనుంచి నా ఫేవరెట్. ఇంట్లో ఎప్పుడన్నా ఉట్టి పప్పే ఉందనుకోండి, <sniffs> మా ఇంటిది కిందనే బండుండేది, బ మిర్చిల బండి. ఇంకా అసలూ నాకు చాలా బోరు ఉట్టి పప్పు దినడము. కిందకెళ్ళిపోయి మా మమ్మీ తెస్తుండే. ఆహ్, ఆనియన్స్, వేడి, వేడి బజ్జీలేయించుకొని, ఇంక పప్పులో నంచుకోని తింటే, మంచిగ ఎక్సైటింగ్‌గా ఉంటది గదా! కొంచెమైనా సరే. ఊరికే యాహ్! యాహ్! ఇంకా
ఆ! పచ్చిమరు హ్మ్. అబ్బా! హ్మ్. ఆ! చాలా బావుంటుంది. ఆ పచ్చిమిరపకాయ బజ్జీ. అయితే, మీరెప్పుడైనా పచ్చిమిరపకాయ బజ్జీ మీ అంతట మీరు ట్రై జేశారా అట్లా?
నేను చాలా బాగేస్తాను బజ్జీలు. చాలా అంటే చాలా. ఈ మధ్య కాలంలో అయితే
ఓహ్! వావ్! మా నా మాతో అది ఎలా జేస్తారో ఒకసారి మీరు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారా ఒక్కసారి? హ్మ్.
ఆ! చేస్తానండి. మ్ వర్షాలు పడ్డప్పుడల్లా, మా ఇంట్లో వాళ్ళకెక్కడ లేని కోరికలొస్తాయి. మాది జాయింట్ ఫ్యామిలీ. మా మామయ్య గానీ, మా వారు గానీ, ఇంక స్టార్ట్ జేస్తారండి. మా మామయ్యనేమో ఒక్కొక్కసారి ఉల్లిగడ్డలు కట్ జేసిస్తారు ఆయనే. చాలా ఎక్కువగా కట్ చేసిస్తారు, నన్ను బజ్జీలెయమంటారు, ఇది పకోడి. పకోడి కన్నెక్కువ మిర్చి బజ్జీలంటేనే ఇష్టము. దాన్నేం జేస్తారంటే మా మావయ్య, ఆహ్, కట్ చే ఆహ్, చిన్నగా స్లిట్ చేసి, ఆ సీడ్స్ తీసేసి, ఒక మిశ్రమాన్నీ మిక్సీలో యేస్తారేందంటే, పల్లీలు, నువ్వులు, చింతపండు, ఉప్పు, ఆహ్, అలా యేసేసి ఒక చిన్న పేస్ట్‌ లాగ జేస్తారు చట్నీలాగా. దాన్ని ఆహ్, కట్ చేసిన మిర్చిలో స్టఫ్ చేసి ఇస్తరు నాకు. మేమేం జేస్తా అంటే, ఆహ్, బ్యాటర్‌లో
<chuckles> ఓహ్! వావ్! హుహు. హ్మ్. అబ్బా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బో! ఓహోహో! హ్మ్. అహా! అయి ఆహా! ఇది అయితే సీక్రెటనమాట దీనికి. ఇలాంటివన్నీ ఇంగ్రీడియెంట్సన్నీ మిక్స్ చేసేయడం, ఇదో, ఇది మంచి సీక్రెట్ దానికి. అవును.
అవునండి. అప్పుడు ఆ మిర్చి అనేది కారము ఉండదు, ప్లస్ భలే టేస్టుంటది, లోపల స్టఫ్ఫింగుంటది గదా! అండ్ బ యాహ్!
అవును కదా! పల్లీలవన్నీ మంచి టేస్ట్ గదా! ఆ! అవును.